హ్మ్. హ్మ్. అవునండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా నేను పెద్దయ్యాక కాదండి నా చిన్నప్పుడు అన్నమాట. అప్పుడు నాకు సైకిలంటే చాలా ఇష్టం. అలా మా ఫ్రెండుకి ఒక మంచి సైకిలుండేదన్నమాట. స్పోర్ట్స్ సైకిల్. అప్పుడు స్పోర్ట్స్ సైకిల్ ఉంటున్నాయి గదా! అట్లాగా ఆ కాలంలో అది ఆ! అవునండి. అప్పుడు లేడీ బర్డ్ సైకిల్స్ అంటేనే స్పోర్ట్స్ సైకిల్స్ మనకి కదా! <chuckles> సో ఆ సైకిల్ చూసి ఆ!
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అది లేడీ బర్డ్ సైకిల్స్ అంటారు. అవును. అసల అవి ఆ ఎదురు బుట్టలో, <giggles> మనకు కావాల్సిన క్యారేజ్‌లో, లంచ్ బాక్స్‌లో, పుస్తకాలో ఏదోకటి పెట్టుకొని దాని మీదెళ్తుంటే అబ్బా! భలే ఉండిద్దండి అసల.
అవునండి. భలే ఉండేదండి కదా! సో, అది చూసి నాకు చాలా ఏమంటారు కో ఆహ్, దాన్ని తొక్కాలన్నా ఆశ బాగా ఉండేదన్నమాట.
హ్మ్. బై అంటే అది ఆశ. ఆ!
ఆ! కానీ మా పేరెంట్సుకేంటంటే నాకు కొనిపెడితే నేనెక్కడ స్పీడ్‌గా తొక్కేసి కింద పడిపోతానా. అని చెప్పి నాకు ఆ! కొనివ్వలే.
పడిపో నిజంగా అండి. పిల్లలు అప్పుడు తెలియదు గదా! మనకి.
ఆ! అవును. అంటే ఆ టైంలో మనకెలా ఉంటాము? మంచి దూకుడులో ఉంటాము గదా! గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఒక ఏజ్‌లో బాగా ఏమంటారు ఫార్మ్‌లో ఉంటాం గదా! అట్లా అన్నమాట. నేను చాలా అల్లరి చేసేదాన్ని. అందుకని చెప్పి వాళ్ళు భయపడేవాళ్ళు. నాకు సైకిల్ కొనివ్వడానికి.
అవును. ఖచ్చితంగా ఉంటారు. అవును గదా! <giggles> ఓకే. అంటే ఇప్పడికే మాములుగానే ఇలా ఉంది. ఇయన్నీ మళ్ళీ కోరికలన్నీ నెరవేరిపోతే ఎట్లుంటాయో అనేదిలో వాళ్ళు ఉండేవాళ్ళేమో!
<chuckles> అవునవును. ఖచ్చితంగా. అలాగని చెప్పి నె సో, నేను అందుకని చెప్పేసి తనని అడిగానన్నమాట. నాకు ఒ ఒకసారి నీ సైకిలు తొక్కాలనుంది. ఆహ్, నాకు హెల్ప్ చేస్తావా? నాకిస్తావా? అని చెప్పేసి. <smacks lips> ఉప్పుడు నేను అదడగలేదనుకోండి...
<clears throat> మరిచ్చిందా మీ ఫ్రెండ్ మీకు?
ఉప్పుడు నేనదడగలేదనుకోండి, అది అలాగే కోరికుండిపోతుంది గదా!
నిజంగానే అడిగితే చేస్తే సహాయం చేసారు. లేదు అంటే లేదు అని ఒక ముక్కలో తేప్ చెప్పేస్తారు.
ఆ! లేదు అని చెప్పేస్తారు గదా! మన కోరికని మనం అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా! ఎస్ ఆ? నో ఆ? అని మనకు ముందే తెలిసిపోతది. ఆ!
అంతే. అవకాశం ఒచ్చింది అన్నప్పుడు అడిగితేనే బెటరు. అవును.
అప్పుడు వ తను అలాగే అని చెప్పి నాకిచ్చిందన్నమాట. సో, నేను అలాగే వెళ్ళాను, మంచిగా సైకిలు తొక్కాను, ఎంజాయ్ చేశాను, అది మా మమ్మీ చూసింది.
వావ్! మంచి పని. అయ్యయ్యో! అంటే ఇప్పుడు భయపడ్డారా? లేకపోతే కోటింగ్ ఉండిద్ది ఇంటికెళ్ళాక అనుకున్నారా? అసలెలా ఉంది మీ ఆహ్, ఏమంటారు మీ హావభావాలన్నీ కూడా? ఓకే.
<laughs> ఆ! యాక్చువల్లీ మా మమ్మీ చూసిందని నాకు తెలీదండి. ఆ! మా మమ్మీ చూసిందని నాకు తెలీదన్నమాట. ఇంటికెళ్ళాక నన్నడిగారు. "ఏంటి ఫ్రెండ్ సైకిల్ తీసుకొని తొక్కుతున్నావా?" అని చెప్పేసి. ఆ! అవునమ్మా ఇవాళ ఇవ్వాళే తీసుకున్నాను. ఫస్ట్ టైమ్ నేనెప్పుడూ తీసుకోలేదు. ఇదే లాస్ట్ టైమ్ గూడాను. తనకు కూడా చెప్పాను నేను మళ్ళీ అడగను అని చెప్పేసి అంటే, అప్పుడు మా మమ్మీ బాధపడి "ఓకే. సరే అయితే ఆహ్, నేను నీకు ఓ సైకిలు కొనిపిచ్చి ఇస్తాను." అని చెప్పేసి నాకు సైహి సైకిలు కొనిపెట్టారన్నమాట. <chuckles>
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. మంచి పని. అంటే ఇప్పుడు మీకంత ఇష్టమని గ్రహించి కొనిపెట్టేసారన్నమాట.